ఓహ్! <scoffs> చాలా దారుణం. హ్మ్.
అసలు నేనది విన్నప్పుడు, అమ్మో! నేనసలు షాకయిపోయా. ఇదేంటి ఇలాగ ప్రతి బాలు, ఏంటి నెక్స్టు బాలు, నో బాల్ అవుతుంది. లేకపోతే వికెట్ వైడ్ అవుతుంది. అలా కూడా రన్స్ ఒక్కటే గాదు.
అయ్యో! హ్మ్. ఓహ్! వామ్మో! హ్మ్. హుహు. ఇప్పుడు మనం కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్స్ తీసుకుంటే, వాళ్ళు ఎక్కువ ఫుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ అవుతారు. అంటే, ప్రతి చోటికి వెళ్లి కానీ, లేదా కొత్తదేదైనా ఓపెన్ అయితే గానీ వాళ్ళు తినేసి, చాలా అద్భుతంగా ఉంది, ఈ ప్రైస్‌కి ఫుడ్ అనేది చాలా బాగుంది అని, వాళ్ళ రివ్యూలు వాళ్ళిస్తూ ఉంటారు. ఇప్పుడూ మనమేదన్నా కొత్త ప్రదేశానికి వెళ్లి, ఏదైనా ఫుడ్ తినాలనుకుంటున్నప్పుడు, మనకు తెలీదు కదా! మనమయితే గూగుల్ చెస్తాం, లేదా నిజంగా ఈ మధ్య ఆ సోషల్ మీడియాలో ఈ ఫుడ్ సెక్టార్ అనేది, చాలా వృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళని నమ్మి మనం వెళ్ళడం గూడా చూస్తూ ఉంటాం. కానీ, అక్కడికి మనం తీరా వెళ్ళాక చాలా డిసప్పాయింట్ అవుతాం. ఆ ఫుడ్డేం అంత బాగోదు. వాళ్ళు జస్టు, ఆహ్, వాళ్ళ డబ్బుల కోసం గానివ్వండి, రీచ్ కోసం గానివ్వండి, దాన్ని చాలా అందంగా అమర్చి అలా పెడుతూ ఉంటారు. ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయమేంటి? దీన్నసల బాధ్యతే అంటారా? లేదా, వాళ్ళ ప్రవర్తనలు ఎలా మారాలి? ఏం బెటర్‌గా ఉండొచ్చంటారు.
అట్లా ఉంటాయట. <chuckles> అది. అలాంటి వాటిని హ్మ్. హ్మ్. అవును. వెళ్ళి. అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఎక్కువైపోయింది. అవును. అవును. అవును. ఆ! కమిషన్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.